ఆ! ఫస్ట్ అది ఎందుకు అవసరం అనేది చెప్తానండి. ఎందుకంటే, ఆ ఇప్పుడు ఫోన్‌ పేని మా నాన్నే ఫోన్‌పే దగ్గరే చాలా చాలా రోజులు నేర్చుకోలేదు. ఎందుకంటే ఇందుకే, "నా ఫోను ఎవరైనా తీసేసుకుంటే వాళ్ళకి వాళ్ళు ఓపెన్ చేసేస్తారు గదా!" అని. అప్పుడు కన్విన్స్ చేశాను నేను. ఇప్పుడు ఓపెన్ చేయకుండా ఉండాలంటే ఒక సెక్యూర్డ్ పాస్వర్డ్ ఉండాలి. ఆ! అది నీయో నీకొక్కళ్ళకి లేకపోతే నాకు అంటే ఇంట్లో వాళ్ళకి మన వాళ్ళకి తెలిసేటట్టు బయట ఎవరికీ తెలియకుండా ఉండాలంటే, అలా ఉండాలి. కాబట్టి ఇలా నేను ఏం చేస్తానంటే పిన్ నెంబర్ పెడతాను. ఏదైనా ఒక 4 నెంబర్లు ఉండేది. ఒకవేళ కొన్ని ఫోన్లకి అలా ఉండదనమాట, ఫోను మార్చినప్పుడు అప్పుడే ప్యాటర్న్ పెట్టేస్తాను.
అవును అవును. అవును. ఓకే. అవును. ఓకె, పాటర్న్ పెట్టేస్తారా?
ఆ! ప్యాటర్న్ పెట్టి, యాప్ లాక్ పెడతాననమాట. యాప్ లాకుంటే ఇంక ఇబ్బందుండదు.
ఓకె. మనకి ఫోన్‌పేకి ఆటోమేటిక్‌గా ఫింగర్ ప్రింటు, బయోమెట్రిక్ ఉంటుంది గదా!
అవును, తీసుకోవాలి. అవునవును. అది ఉంటుంది కాబట్టి హ్మ్.
అవును. అది ఒకటి స్ ఒకవేళ ఫోనుకి పెట్టకపోయినా వాళ్ళకి ఆ లాక్ ఉంటే కొంచెం సేఫ్ అండ్ యూ యూపీఐకి కూడా సెపరేట్‌గా పిన్ కూడా ఉంటుంది. అదే ఇవన్నీ గుర్తుపెట్టుకోలేనమ్మా అని ఎప్పుడైనా సిట్యుయేషనోచ్చిందా? ఇన్ని పిన్నులు ఎందుకు? ఆ!
హ్మ్. అవును. సెపరేట్‌గా పిన్ ఉంటుంది. అవును. హ్మ్. అవును ఇన్ని అవును ఇన్ని పిన్నులు గుర్తుపెట్టుకోవాలా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కి ఒకటి ఆహ్, అదేంటి ఈ ఫోన్ పేకి ఒకటి "ఏంది దిక్కుమాలి అవన్నీ" అన్నట్టుగా మాట్లాడుతారు. మా ఇంట్లో, అవును. అయితే నేను హ్మ్, విసుగు వాళ్ళకి మర్చిపోతుంటాము. అవును. అసలు మా నాన్నైతే గమ్మత్తుగా ఈ పినులన్నీ ఒక పేపర్‌లో రాసివ్వ ఫో జేబులో పెట్టుకుంటా అన్నారు.
ఆ! అవునా? నిజమే అది కూడా ఉంటుంది. మనమే అప్పుడప్పుడు మర్చిపోతాం. మన పిన్నులు ఇంక వాళ్ళు మర్చిపోవడంలో ఇక ప్ర తప్పే లేదు. <chuckles> అయ్యయ్యో! అది ఇంకా కష్టం. అవును.
అమాయకత్వం పాపం. అది తెగ నవ్వోచ్చింది నాకు. హ్మ్, అలా పెట్టుకుంటే అది దొరికిందనుకో ఇంకేమి లేదు. <giggles> అంతా అయిపోయినట్టే. అవును, దొంగ చేతికి తాళాలిచ్చినట్టు అవుతుంది నాన్న అలా కాదు.
ఓకే. మొత్తం అంతా వెళ్ళిపోతది. అంతే. అంతే తాళం చెవి జే జేబులో పెట్టుకొని ఫోను కొట్టేసినాడు. ఆ పేపర్ కూడా పోయిందనుకో, ఆ మొత్తం ఎళ్లిపోతాది.
అవును. ఆ! దేన్నో కొట్టాడు. అందులో ఈ కేసు, ఫోన్ కేస్‌లో పెట్టుకుంటా అన్నారు. పర్స్ లాగా ఇట్లా వస్తుంది కదా! ఆ!
అయ్యో బాబోయ్! చాల్ చాలా సెక్యూరిటీ అదైతే.
అవును.
అయితే ఎప్పుడైనా వాళ్ వాళ్ళంతట వాళ్ళు ఏదైనా కొత్త ఫీచర్ డిస్కవర్ చేసి, "ఏ దీని నా ఫోనులో ఇలా వస్తుందని" మీకు ఎక్సైట్మెంట్‌గా చెప్పింది ఏదన్నా ఉందా?
హ్మ్. హ్మ్. ఆ! చెప్పారండి. అదేలా అంటే మా అమ్మ, ఎట్లా అంటే ఇప్పుడు కొత్తగా వచి కొత్తగా ఓచ్చిందది అప్పుడే ఆ ఫీచర్ ఏంటది? మైక్ సింబలొస్తుంది గదా! యూట్యూబ్‌లో మనం మాట్లాడే టెక్స్ట్ టు స్పీచ్ ఉంటుందదే. స్పీచ్ టు టెక్స్ట్ ఉంటుంది గదా! అది మనం మైక్ నొక్కి "ఈవిడ ఏదో కావాలంటే ఆ కావాల్సింది మాట్లాడిందట, అది ఓచ్చేసింది అనమాట." ఆహ్, వీడియో. అసలు దానికి చూడాలి "చిన్ని నీకొక విషయం తెలుసా? నేను కొత్తది నేర్చుకున్నా తెలుసా?" అని చిన్న పిల్లలు చెప్తారు చూసారా? అలా వచ్చి చెప్పారు. "ఇంకేంటైతే ఇంక టైప్ చేసే పని లేదు నీకు హ్యాపీగా" అప్పటినుంచి అదే వాడుకుంటుంది. ఎందులో అయినా సరే ఆహ్, సెర్చ్ బటన్ దగ్గర మైక్ హ్మ్ మైక్ పెట్టుకొని
అవునవును. అవునవునండీ. ఓకె. అవును. అవన్నీ చెప్పారా మీకు? అవును. అవును. నిజమే. అవునా! హుహు, చాలా మంచిగుంది. ఆ! అది వాళ్ళు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు చాలా మంచి విషయం.
అవును, అవును. మొదట్లో ఇబ్బందిగా ఉండేది గాని నేర్చుకోవడం లేకపోతే వాళ్ళని ఒప్పించడం అనేది. తర్వాత వాళ్ళు వన్స్ పిక్ యాప్ అయిపోతే ఇంక అసలు ఇబ్బంది ఉండదు. కొత్త కొత్తవి వాళ్ళే అడుగుతూ ఉంటారు. అవును అ గేమ్స్ ఒకటి
అవును. ద దూసుకెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళా ఇంక ఎవరికీ అందరసలు దూసుకెళ్ళిపోతుంటారు.

అవునా! నువ్వే ఏదో చేసావు అనలేదా?
అనని ఆ! నువ్వే అంటే, "నువ్వు చూడలేదు. నన్ను అసలు పట్టించుకోవు నా ఫోనుని నన్ను" అని ఇంకా. <chuckles> అలాగా.
ఓకే. కొంచెం పొసెసివ్ అయిపోతున్నారన్నమాట. <chuckles>
ఆ! అంతే. అలాగే ఇప్పుడు మీరన్నట్టు ఈ గూగుల్ కాల్స్‌ది ఆహ్, అదే కాల్ చేసేది మర్ యూఐ మార్చారు కదా! ఆ మార్చినప్పుడు కూడా, "ఇదేంటి ఇలా మారిపోయింది, నేను ఏమన్నా నొక్కేసానా, పాడైపోయిందా, ఇంకా రాదా?"
అవును. ఏదో అయిపోయింది నా ఫోను, ఏదో అయిపోయింది నా ఫోనుకి అనుకున్నారా?
అవును. అవును. అలా కంగారు పడ్డారు. "అమ్మ, నీదొక్కటే కాదే బాబు అందరికి మారింది. కొత్తగా వచ్చిందిది, ఇది ఇలా ఉంటుంది" అని చెప్తే, "ఆహా! అట్లయితే పర్వాలేదు."
ఓకే. లేదు. నా పాతదే కావాలని అడగలేదా?
అహా! అట్లా ఏమి అడగలేదు. ఇదే తేలికగా ఉందట మా అమ్మకి. <chuckles>
అడగ్ ఓకే. అయితే ఆన్‌లైన్ పేమెంట్స్ ఇప్పుడు నేర్పేటప్పుడు, మనం సెక్యూరిటీ చాలా నేర్పాలి. ఇప్పుడు మీరు నెట్ బ్యాంకింగ్‌తో స్టార్ట్ చేసా అన్నారు, ఓటీపీలు పంపకూడదని, స్కామర్స్ కాల్ గురించి అవగాహన ఇయన్నీ గూడా కల్పించాలి, అదెలా కల్పించారు మీరు?
యాహ్! హ్మ్. అవును. హ్మ్. అవును. హ్మ్. అది ఎలా అంటే, ఒకటి ఏంటంటే ఇప్పుడు నాకు స్వయంగా ఒకసారి అలాగే స్పామ్ కాలొచ్చింది.
అవునా! ఓకే.
ఆహ్ ఆ! నాకంటే ముందు ఇంకా నా ఫ్రెండ్స్‌కి, లేకపోతే తెలిసిన వాళ్ళలో కూడా, అలా స్పామ్ కాలొచ్చి అలా జరిగిందనమాట. ఆ జరిగినప్పుడు నాకు తెలిసిన విషయాన్ని నేను కూర్చోబెట్టి చెప్పేదాన్ని. నాన్న ఇలా ఫోన్లొస్తున్నాయట హ్మ్. వివరంగా చెప్పాను. ఈ లింక్ ప్రెస్ చేస్తే మీకు లాటరీ విన్నవుతారు, లేకపోతే ఈ ఫామ్ ఫిల్ చేస్తే మీ నెంబరు ఆహ్, అదేంటి లాటరీలో సెలెక్టైయింది, అందుకని మీకు ఇన్ని లక్షలొస్తాయి ఆ! హ్మ్. అలా వచ్ వస్తాయి కదా! ఇలా చెప్పేదాన్ని. అలా వచ్చినప్పుడు ఏమి నొక్కకూడదు, అలా కాలొచ్చినా కూడా, నాకు అవసరం లేదనో, లేతే అసలు ఆన్సరే చేయకుండా కట్ చేసి, బ్లాక్ చేయడము. అలా నేర్పించాననమాట. ఆ దానివల్ల కాస్త అది ఇప్పటికి కూడా మా నాన్న, "ఏదన్నా జరిగితే జాగ్రత్తమ్మా, మళ్ళీ నాకు చెప్తూ ఉండు" అలా నేను తెలియక ఏమైనా చేస్తానేమో అలా అంటూ ఉంటారనమాట.
ఓకే. అయ్యనేసి వివరించి చెప్ ఓకే. అవన్నీ రూ. 1,00,00,000 వచ్చినాయినో ఏదో ఒకటొ అవునండి. అవునండి. ఆహా! ఓకే. అయితే కొంతమంది పెద్దవాళ్ళు ఏంటంటే, "నేను పాస్‌వర్డ్ గుర్తుపెట్టుకోలేను" అన్నప్పుడు, ఎలాంటి లైక్ ఎలాగ వాళ్ళకి నచ్చచెప్పి, పాస్‌వర్డ్ అవసరం అని చెప్పి, ఎలాంటి టిప్స్ చెప్తారు గుర్తుపెట్టుకోవడానికి.
హ్మ్. హ్మ్. హ్మ్.

కరెక్ట్. అట్లా జరుగుతూ ఉంటుందనమాట. ఆ తర్వాత దాని వల్ల ఇంకో తమాషా జెప్తా. అది ఆగిపోకపోతే, ఛీ! ఈ దిక్కుమాలిన ఫోనొకటిస్తారు నాకు. <chuckles>
ఓకే. <chuckles> నిజమేనండి. వాళ్ళు వాళ్ళు అట్లనే ఉంటారు పెద్దోళ్ళు కొంచెం.
అవును. అవును. అవును. అది కొంతవరకు ఏంటంటే ఫస్ట్‌లో ఏంటి వీళ్ళు అనిపించినా, ఇప్పుడిప్పుడు చూస్తే అసలు చాలా క్యూట్‌గా అనిపిస్తారు నాకైతే. <chuckles>
అవును. అవును. అవును. నిజమేనండి. అది తలుచుకున్నప్పుడు మనమే ఎంత నవ్వుకున్నాము. అవునండి.
అవును. హ్మ్. పాపం ఎత్తుతారు. వాళ్ళకి తెలియదు కదా! అంటే, ఏమంటారు ఇన్నోసెంట్.
అవును. అయితే, మనం వీడియో కాల్ లే అంటే కొన్ని కొన్నిసార్లు అవుతది. ఇప్పుడు వీడియో కాల్ చేసి చెవి దగ్గర ఫోన్ పెట్టేసుకుంటారు.
హ్మ్. అలాగా. హ్మ్. హ్మ్. కరెక్ట్. ఇది గూడా ఎన్ని సార్లు జరిగిందో. <chuckles>
అదెప్పుడుందో చూసి
నేను చెప్తూ ఉంటానన్నమాట. నేనేదైనా బయటికెళ్ళినప్పుడు వీడియో కాల్ జేస్తే, ఆ! చెవి దగ్గర బెట్టుకుంటే తను. అమ్మ చెవి దగ్గర బెట్టుకున్నావే బాబు. ముందు ఎదురికి పెట్టుకో మొహానికి గనపడాలి. ఇది వీడియో కాల్ అని.
ఆహా! ఓకే. అది చెప్తూ ఉంటారన్నమాట. అంటే, ఉంటారు కొంతమంది అసలు ఫోన్ చేయంగానే చెవులో పెట్టేసుకుంటారు. వీడియో కాల్ అయినా సరే చెవి దగ్గర పెట్టేసుకుంటారు. అవును.
అలాగా. హ్మ్. ఇది ఆ! అలవాటు. అవునవును. అదలవాటు కదా! వీళ్ళకి కొత్తది. అలవాటు పడేంత వరకు అట్లనే కన్‌ఫ్యూజ్ అవుతారనమాట. అదొకటి. స్పీకర్ ఒకటి, ఈ స్పీకర్ గూడా. స్పీకర్ నొక్కివ్వమంటారు, నొక్కిన తర్వాత చెవి దగ్గర బెట్టుకొని ఎందుకు అంత పెద్దగా అరుస్తున్నావు?
అంతే. అలానే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఆ! అవును. <chuckles> నిజమే. చాలా సార్లవుతుంది ఇలాగా చాలా మందికి.
అలాగా. అవును. అవును. హ్మ్. హ్మ్.
అయితే, వీడియో ఇప్పుడు వీడియో కాల్ గురించి మాట్లాడు కొన్ని కొన్నిసార్లు నాకు రాదమ్మా! వదిలేసేయ్ నన్ను. నాగింతే. నాకు ఇట్లా నేను నేర్చుకోను. నాకొద్దు అంటారు. అలా ఎప్పుడైనా అన్నప్పుడు మీరెలా మోటివేట్ జేస్తారాళ్ళని?
హ్మ్. హ్మ్. ఆ! అవును. ఆ! ఎట్లా అంటే, నేనెలా జెప్తానంటే ఇప్పుడు వీడియో కాల్ అనుకో, నువు సరిగ్గా పెడితే నువు మమ్మల్ని జూస్తావు. మేము గూడా నిన్ను జూడాలి గదా! అట్లాగా కన్విన్స్ చేస్తా అనమాట. నువు నీకు కనిపిస్తారు. మాకు కనిపించొద్దా? మేము గూడా ఎప్పుడో జూస్తాం గదా! అట్లా కన్విన్స్ చేసినప్పుడేంటంటే, వాళ్ళు సరేలే ఎట్లనో. ముందు ఏమో నాకు రాదు అన్నా గూడా తర్వాత ఆహ్, అదేంటి ఎలా? ఒక దగ్గర పెట్టు. ఒక స్టాండ్ బెట్టుకో. ఇలాంటివి చెప్పినప్పుడు, ఆ! అట్లా టిప్స్ లాగా అలా చెప్తే ఏంటంటే కొంచెం త్వరగానే పికప్ చేసుకున్నారనమాట.
అవును. ఓహో! ఓకే. ఓకే. ఆహా! ఇవన్నీ గూడా చెప్పేవారు. ఓకే. అయితే, ఈ మధ్య ఒకసారి గూగుల్ వాళ్ళ కాల్ యూఐ మొత్తం మార్చేసింది ఫోన్స్‌లో. అది మార్చినప్పుడు మీకేమన్నా ఎక్స్‌పీరియన్స్ అయిందా కొంచెం ఫన్నీ‌గా? ఏదో నా ఫోన్ మారిపోయింది? నువ్వే ఏదో చేసేశావు? అన్నట్టేదైనా <chuckles> జరిగిందా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆ! <giggles> ఆ! అవునండి. ఇది చాలా సార్లు జరుగుతుంది. ఎప్పుడంటే ఆహ్, ఈ వాల్‌పేపర్స్ ఉంటాయి జూశారా? ఆ! మనకి మొబైల్ స్క్రీన్ సేవర్ వాల్‌పేపర్స్ ఉంటాయి గదా! లాక్ స్క్రీన్ వాల్‌పేపర్‌లు. ఈ ఇది బింజో ఏదో ఒచ్చి అది ఇట్లా ఒక్కొక్కసారి ఆన్ చేసిన ప్రతిసారి ఒక్కొక్క వాల్‌పేపర్ ఒస్తూ ఉంటుంది. ఆ! అయితే, మా అమ్మ ఫోన్‌లో ఏంటి ఎక్కువ ఆ! దేవుడివి ఉండాలి ఇట్లా పెట్టుకుంటూ ఉంటుందనమాట. ఫోన్ మార్చినప్పుడేంటంటే, ఆ బింజ్ వాల్‌పేపర్స్ ఎలా అయినయంటే ఒక్కోసారి ఒక్కొక్కలాగొస్తుంది. అయితే, "ఇదెప్పుడు ఇదో దిక్కుమాలిన ఫోనొకటి తెచ్చావు ప్రతిసారి మారిపోతూ ఉంటుంది."
అవునండి. అవును. ఒక్కొక్క వాల్‌పేపర్ ఒస్తుందవును. ఓకే. అవును.